అంటే కొనటం విషయంలో అంటే అండి, ఆహ్, ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఇప్పుడు అన్ని వేళల్లో ఒకేలాగా ఉండలేం కదండీ! ఇప్పుడు ఫ్రె మనం స్నేహితులతో బయటకెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాము, కుటుంబంతో బయటకెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాము, ఇప్పుడు మన బట్టలైనా కానీ నేను ఫ్ర ఆహ్, స్నేహితులతో బయటికెళ్ళినప్పుడు మనము వెస్టర్న్ ఏసుకుంటాము, ఫ్రెండు కుటుంబంతో బయటికెళ్ళినప్పుడు ఆహ్, చుడిదార్లు అవేసుకుంటాము. ఇలాంటి విషయాల్లో ఇంక మనం ఎక్కడ ఎలా ఉండాలనేది అలా నేను ఆహ్, ఆల్మోస్ట్ నేను అలాగే ఉంటాను. ఇన్ ఇన్ ఇన్‌కేస్ ఎవరన్నా ఏమన్నా అంటే ఓకే. నేను మార్చుకుంటాను. ఎందుకు చెప్పారో ఒకసారాలోచిస్తాను. ఆహ్, ఇప్పుడు కుటుంబంతో బయటకెళ్ళామనుకోండి ఇప్పుడు మనం ఏదన్నా పండగకో లేదంటే ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్‌కో వెళ్ళాము, మనం వెస్టర్న్ వేసుకొని వెళ్ళకూడదు. అది మంచిది కూడా కాదు. అది, అది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళేదైనా చెప్పారనుకో, ఆ! సరే, ఓకే. ఎందుకు చెప్పారు ఏంటి అనేది ఒకసారయితే నేను ఆలోచిస్తాను ఖచ్చితంగా.
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అదే. అదే. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. ఆలోచించి అది మీకు సెట్ అవుతుందా లేదా మీకు కరెక్టా కాదా అని డెసిషన్ తీసుకుంటారు.
అ! ఆ! నేర్చుకొని డెసిషన్ తీసుకుంటాను. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు ఎందుకు చెప్పారో మనం కూడా ఆలోచించాలి. మామూలుగా అయితే నేనసలు వేసుకోను. ఇన్‌కేస్ ఒకళ్లెవరైన ఏదైనా చెప్తే ఓకే. ఇది ఒకళ్ళు ఏదన్నా బాలేదు. అమ్మా ఇది మీకు బాలేదు, మంచిగా లేదు. అని చెప్తే ఇంకొకసారి దాన్ని వెయ్యను అంతే.
హ్మ్. అవును. హుహు. హ్మ్. హ్మ్. అంతే. ఆ! ఓకే. ఎప్పుడైనా హ్మ్. ఎప్పుడైనా ఈ పెళ్లి, ఉద్యోగం ఈ కెరీర్ విషయంలో మీ బంధువులది కానీ, పేరెంట్స్‌ది కాని, ఫ్రెండ్స్‌ది కానీ వాళ్ళ అభిప్రాయాలు దు రుద్దుతుంటే మీకేదైనా ప్రెషర్ అనిపిచ్చిందా నా మీదే ఇట్లా రుద్దకండి. నా నా డెసిషన్ నేను తీసుకుంటా
ఆ! అలాగే ఒక్కొక్కసారి వింటాం. అంటే అయి అయిందండి. చెప్పాను గదా! ముందు మ్యారేజ్ కంటే ముందు చాలానే జరిగాయి. నేను చాలా ఒత్తిడిగా ఆహ్, ఇదయ్యాను నిద్రలేని రాత్రులున్నాయి. ఎందుకంటే మనకి ఇవాళ అందరూ ఏమి ఆలోచిస్తారు, ఒక ఆడపిల్లకి ఒక ఏజొచ్చిన తరువాత పెళ్లయిపోవాలి అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఎనకాల పంపించాలి అని ఆలోచిస్తారు. ఎనకాల ఏం జరుగుతుంది? ఏంటి? ఎలా ఉంటుంది? ఇదేమి ఆలోచించరు. ఆ విషయాలన్నీ నేను అనుభవించానండి నా లైఫ్‌లో నేననుభవించాను. కానీ ఇప్పుడు అనుభవించినందుకు నేను లేట్ చేసినా గాని మంచిగా మంచి లైఫే వచ్చింది. నాకు ప్రస్తుతానికి అంతా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నాతో పాటు నా కుటుంబం మొత్తం హ్యాపీగానే ఉన్నారు.
హ్మ్. హ్మ్. పెళ్లి చేసి పంపిస్తే పనయిపోతది అన్నట్టుగా ఉంటారు. హ్మ్. హ్మ్. ఆ! మంచి లైఫే లీడ్ చేస్తుండ్రు. హ్యాపీ గానే ఉన్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు?
ఆ! అప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు గూడా ఇప్పుడు హ్యాపీగా ఫీ మంచిగానే ఉన్నారు. ఓకే. మంచబ్బాయి వచ్చాడు లేటయినా. అని ఇది తోటే ఉన్నారు.
వచ్చాడని వాళ్ళు గూడా హ్యాపీ ఫీలయ్యారు.

హ్మ్.
ఆ! ఎంతమంది ఇప్పుడూ మాది కుటుంబం, పెద్ద కుటుంబం. అంతమంది చెప్పినా గాని, మా నాన్న వినలేదసలు.
ఓకె. ఆ!
తను తనేది చెప్తే అది. నా నేను ఎలా అంటే, అలా అనమాట.
ఓకె. ఆ!
ఇంకా రీసెంట్‌గా, జూన్‌లో ఆహ్, మాచ్ ఫిక్స్ అయింది. ఆగస్ట్‌లో మ్యారేజయ్యింది. <chuckles>
ఓహ్! <giggles> మొత్తానికి మీ ఇష్ట ప్రకారమే అయింది.
ఇప్పుడు అంతా ఓ ఆ! మొత్తానికి నా ఇష్ట ప్రకారమే, నాకు నా మామూలుగా. పేరెంట్స్ తీసుకొచ్చిందే, నాకు నచ్చిన వాళ్ళనే నేను చేసుకున్నానన్నమాట. ఇప్పుడంతా మంచిగా ఉంది.
ఓకె, ఓకె. ఆ!